అయ్యయ్యో! ఆ! అంటే <giggles> కత్తి మీద నడుస్తున్నట్టుంటుందేమో అయితే. <giggles> ఆ!
ఆ! సో, అంత జాగ్రత్తగా ఉన్నాను. అవును. అవునండి అవును. సో, అక్కడ అలాంటి ఛాలెంజెస్. బట్ స్టిల్ అది నేర్చుకొని వాటిని ఎంజాయ్ చేసి చాలా చేసాను. దాదాపు ఒక ఆహ్, ఒక 40, 50 కాన్సర్టులు, ఈవెంట్లు చేసి ఉంటాను ఒక 1 ఇయర్‌లో. సో, అది అది ఆహ్, ఇష్టం
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! అంటే మీకు చాలా కష్టమైనా కూడా ఇష్టంగా నేర్చుకున్నారన్నమాట.
ఆ! ఆ! అవును అవును. అవును. అవును. పైగా అందులో ఇంకో ఇంకా ఏంటంటే అండి. అక్కడ నేను ఒక టీమ్‌గా పనిచేస్తున్నాను కదా! సో, ఆఫ్ కోర్స్ ఉంటారు హెల్పర్స్ ఉంటారు నేను కూడా అక్కడంత అయిపోయిన తర్వాత, ఆ స్పీకర్లు అన్నీ దింపి లోడ్ చేసి మోసి. <smacks lips> ఒక కు ఒక కూలీ లాగా ఆహ్, సో, అవన్నీ ఎంజాయ్ చేసాం అనమాట. ఆ టైంలో. ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే. <giggles> హ్మ్. ఓహ్! ఓకే. అంటే నిజంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, పని మీద ఇష్టం ఉంటే ఎంత కష్టమైన చాలా తేలిగ్గా అనిపిస్తుందేమో అనిపిస్తుంది. హ్మ్.
హ్మ్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అ అందులో ఇంకొక కోణం చెప్పాలంటే అండి. ఆహ్, ఈవెంట్ ఎక్కువ ఈవెంట్లు సాయంత్రాలు ఉంటాయి. ఓకే. 6 గంటల నుంచి 7 గంటల నుంచి అన్నట్టుగా మొదలవుతాయి. ఓకే. సో, అది 6 గంటలకో, 7 గంటలకో మొదలవ్వాలంటే మేము మధ్యాహ్నం నుంచి దాని సెటప్ చూసుకోవాలి. అంటే 12 ఒంటి గంటల నుంచి మా పని మొదలైపోతుంది. అంతా వేసుకొని, వైర్లన్నీ కరెక్ట్‌గా ఉన్నాయ చూసుకొని, ఆహ్, చ్ సౌండ్ చెక్ చేసుకొని, 6 గంటలకల్లా మేము రెడీ చేస్తాం. రెడీ చేసిన తరువాత ఈవెంట్ అంతా అయ్యేసరికి 9, 10, 11 అట్లా అవుతది. అంటే జనాలందరూ వెళ్ళిపోయి స్టేజ్ పూర్తిగా ఖాళీ అయిన తరువాతనే వాటిని వెనక్కి తెచ్చుకోవాలి. ఆ ఎక్విప్మెంట్‌ని. సో, 11, 12కి మొదలైతే మా ప్యాకింగ్ అంతా అయ్యేసరికి ఒంటిగంట రెండవుతుంది. సో, మేము పొద్దున 11:00కి తింటే, మళ్ళీ మధ్యరాత్రులు 3 గంటలకి తినేవాళ్ళం. <smacks lips> సో
ఆ! ఆ! అవును. హ్మ్. అవును. ఓహ్! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అవును. తీయడానికి ఉంటుంది. హ్మ్. హ్మ్. ఓకే. ఓహ్! అంటే ఈ మధ్యలో అసలు బ్రేకుండదు మీకు.
బ్రేకే లేదు. మహా అయితే మంచినీళ్ళు తాగుతాం అంతే. సో, ఇ ఇది ఇది కూడా ఎంజాయ్ చేసాం. అంటే నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనంటే, అంత ఇష్టం మాకు ఆ పని. కాబట్టి, ఇవన్నీ అసలు ఒక ఇబ్బందుల్లాగా, చాలెంజ్ లాగా కనిపించేది కాదు అది. అవును.
అయ్యా! ఆ! హ్మ్. అవును. అవును. లెక్కలోకి రావు. ఆ! అనిపించేది కాదు. అయితే ఆహ్, ఇప్పుడు కొన్ని ఆహ్, చెప్తాను నేను. ఇప్పుడు ఆత్మ సంతృప్తి, డబ్బు, గౌరవం, స్వేచ్ఛ ఈ నాలుగిట్లో ఏది ఉంటే, పనిలో సంతోషంగా ముందుకెళ్ళగలం అంటారు?
హుహు. హుహు. హ్మ్.

ఆహాహా! ఆ! అవును. అవును.
2 వారాలు, 3 వారాలు టైముంటుంది, ఈ లోపు ఏదన్నా చిన్న చితకా కరెక్షన్సున్నా, ఇబ్బందులున్నా సరిజేసుకొని, మిక్సింగ్‌లో అడ్జస్ట్ చేసుకొని, టీవీ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇక్కడ లైవ్ సౌండిజినీరికి అంత టైముండదు. మీరు గమనిస్తే
హ్మ్. హ్మ్. ఓకే. ఓహ్! అంటే, ఈ కాన్సర్ట్సంటే ఇవనమాట. ఇప్పుడు మన 'అర్జిత్ సింగ్' గారివీ, లేకపోతే 'సోను నిగమ్' గారివి ఇట్లనా. ఓహ్! ఓకే. హ్మ్.
ఫై ఆ! కరెక్ట్. కరెక్ట్. సో, వాళ్ళేంటీ, స్టేజ్ మీదలా పాడుతూ ఉంటే, అదే అంత అవుట్‌పుట్టు సీడీలో మనం ఆహ్, ప పాటలు ఓటీటీ‌లో విన్నంత అవుట్‌పుట్టు ఆడియన్స్‌కప్పడకప్పుడు వెళ్ళి చేరాలి. ఏ చిన్న ఇబ్బంది రాకూడదు. సో, వెంట వెంటనే ఈకూసె ఈక్యూ ఈక్వలైజర్ సెట్ చేసుకోడం, రివర్బ్ సెట్ చేసుకోటం, సౌండు లెవెల్స్ ఇప్పుడొక్కోసారి ఉన్నట్టుండి వెనకాల బ్యాక్‌గ్రౌం‌డ్‌లో ప్లే జేసే డ్రమ్మర్‌దో లేకపోతే గిటార్‌దతనదో ఎక్కువగా వినిపిస్తుంటది. సో, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ క్షణ క్షణం అలర్ట్‌గా ఉండాలనమాట అందులో.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! అంటే, ఇంకొక్క చిన్న డౌటండి మధ్యలో. <chuckles> ఇప్పుడూ వీళ్ళూ నిజంగానే కొంతమంది ఏవంటారంటే, అవి సీడీలో ప్ ఆల్రెడీ రికార్డ్ చేసుకోనొచ్చి వీళ్ళు ఊరికే యాక్టింగ్ జేస్తారంటారు గదా! అది నిజమేనా?
ఆహా! ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. కొన్ని స్ కొన్ని సందర్భాల్లో జరుగుతుందండి. అందులో ఎలాంటి డౌటు లేదు. ఆహ్, కొంతమంది ఆ! జరుగుతుంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లు గూడా జేస్తారు, కానీ నిజమైన ఆర్టిస్ట్‌లు, నిజంగా వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళకి పూర్తి నమ్మకం ఉన్నవాళ్ళు, అండ్ నిజంగా టాలెంటెడ్ వాళ్ళు అలా చెయ్యరు. ఇప్పుడు ఉదాహరణకి శ కానీ గౌరవం కళకి. ము ముఖ్యంగా కళకి. మీరు చెప్పింది కరక్ట్. ఈ 'ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం', 'ఏఆర్ రెహమాన్', 'ఇళయరాజా', 'అరిజీత్ సింగ్', 'శ్రేయా ఘోషాల్', 'సోనూ నిగమ్', 'సిద్ శ్రీరామ్', ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు, వాళ్ళు లైవే పాడతారు.
ఓహ్! నిజంగానే అలా జరుగుతుందా? హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! అవును. హ్మ్. అంటే, పనికి గౌరవమిచ్చేవాళ్ళు. వాళ్ళకే గౌరవమనుకోవచ్చు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. హ్మ్.
ఆ! ఖచ్చితంగా లైవ్ ఆడతారూ. ఓహ్! లైవ్‌లోనే వాళ్ళు ఆహ్, ఎంజాయ్ జేస్తారు.
హ్మ్. ఆహా! ఓకే. అయితే మీరు ఇలా ఇలాని చేసినప్పుడు ముఖ్యంగా మీరెదుర్కున్న ఛాలెంజేంటి? ఈ లైవు హ్మ్.
హ్మ్. ఇదే అండి. అంటే, ప్రతి క్షణం కూడా అలర్ట్‌గా ఉండటవనేది ఒకా వృత్తిరిత్యా కొంచెం కష్టమే. 4 గంటలు, చిన్న పొరపాటు అక్కడ వేల మంది ఆడియన్స్ రియాక్షన్‌కి కారణమవుతది, అండ్, ఇంకొకసారి కెరీయర్‌పోవచ్చు. చిన్న పొరపాటు. ఒక్క సెకండు ఒక్క బటన్ అనుకోకుండా ప్రెస్సయ్యిందంటే, గాన్. అవీ
ఆ! ఓకే. హ్మ్. హ్మ్. నిజమే. హ్మ్. ఓహ్! ఓహ్! అంత వల్నరబుల్ అనమాట. అంత డెలికేట్‌గా ఉంటాయా ఇవన్నీ?
అంత వల్నెరబుల్‌గా. ఉంటుంది. అవునండి. అవునండి. అంటే, చిన్న చిన్న బటన్, ఆ బటన్ గూడా ఎంతుంటుంది, మీ ఫొ ఒకప్పుడుకి టచ్ పాడ్ వ ఆహ్, ఫోను రాకపోతే కీప్యాడ్ ఫోన్సుండేయి జూశారా? అంత చిన్న చిన్న బటన్సుంటాయి. ఆ ఒక్కొక్క బటన్‌కి, ఒక్కొక్క ఫంక్షనుంటుంది. పొరపాటున చెయ్యి తగిలిందా అంతే.
హ్మ్. ఆ! అవును. హ్మ్.

మొట్టమొదటిది అయితే ఆంతర్ ఆత్మ సంతృప్తి అండి. నే అది నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే నా ఉదాహరణ తీసుకొని చెప్పగలను. అందరికీ అలా ఉంటుందో లేదో నాకు తెలీదు. హ్మ్. ఆత్మ సంతృప్తి అన్నిటికన్నా ముఖ్యమండి.
హ్మ్. హ్మ్. హ్మ్. తప్పకుండా. హ్మ్. హ్మ్. అంటే ఆహ్, హ్మ్. మీరు ఇలాగా డబ్బు గురించి కూడా కొన్ని సార్లు తక్కువిచ్చినా పర్వాలేదులే అనుకొని ఈ పని జేస్తే ఆహ్, ఈ పని చేస్తే నాకు ఆహ్, సంతృప్తిగా ఉంటుంది అనుకొని ఆహ్, మీరందులో ముందుకెళ్ళిన ఏదైనా ఒక పనుందా?
తరువాత తరువాత డబ్బు. <coughs> <coughs> క్షమించండి. హ్మ్. డబ్బు తక్కువిస్తే ఏంటండి ఫ్రీగిచ్చి ఫ్రీగా కూడా చేసిన సందర్భాలున్నాయి నచ్చి.
ఓహ్! చాలా గ్రేట్ అసలిది. ఆ!
<chuckles> గ్రేటని గాదు. అంటే అప్పట్లో ఏంటంటే పెళ్లి కాలేదు. బాధ్యతలు లేవు. ఖర్చులు పెద్దగా లేవు. సో అలాంటప్పుడు ఏమవుతుందనంటే ఆ పని నేర్చుకోవాలి. ఆ పని చేయాలి అనే ఒక తపన తోటి ఆహ్, ఫ్రీగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి 1, 2. ఆహ్, సో ఆహ్, అయితే సినిమాల్లోకు అంటే సౌండ్ ఇంజినీరింగ్ అయిపోయిన కొత్తలో ఏంటంటే ఆహ్, మ మేమంటే ఊహల్లో ఎలా ఉంటుందంటే ఇంక మేము బయటికి రాంగానే సినిమా ఇండస్ట్రీలో పిలిచి ఆఫర్‌లిచ్చేస్తారు. ఆ! <chuckles> ఆ! ఇంకా హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగగానే ఒకళ్ళుంటారు మనకి వేయిటింగ్ వేయిట్ చేసుకుంటా అనుకుని అనుకునేవాన్ని. ఇక్కడ విషయం వేరేలా ఉంటుంది. ఆహ్, ద సో ఆపార్చునిటీస్ కోసం తినగటం వేయిట్ చేయడం అదంతా జరుగుతుంది. సో ఒక సినిమా ఇండస్ట్రీలో ఆహ్, ఆఫర్ అంటే ఉంది అని అన్నారు. కాకపోతే ఏంటంటే అది పెద్దది కొంచెం. అక్కడ సెలబ్రిటీలు ఆహ్, ఎక్కువ సినిమాలు జరుగుతూ ఉంటాయి. సెలబ్రిటీలవి ఎక్కువ మంది వస్తు ఉంటారు. వాళ్ళేంటంటే మీరు ఒక ప్రొడక్షన్ హౌస్ గాదు సౌండ్ స్టూడియోనె. సౌండ్ రికార్డింగ్ స్టూడియోనె.
అంటే అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఏ పని అది చెప్పగలరా? హ్మ్. హ్మ్. <chuckles> సెటిలయిపోతాము తొందరగా. హ్మ్. <chuckles> ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆహా! హ్మ్. అంటే ప్రొడక్షన్ హౌసా? ఆ! అచ్చచ్చ! ఓకే, ఓకే. ఆ!
ఓకే. సో అక్కడేంటంటే "మీరొక 1, 2 చేయండి. నచ్చితే కంటిన్యూ చేద్దురుగాని" అన్నట్టుగా అన్నారు. సో ఒక 1 వీకు పని జేశాను. ఆ తరువాత వాళ్ళు "సరే అండి చూద్దాము. ఆలోచిద్దాం" అన్నారు గానీ నాకే వాళ్ళ వాళ్ళ తీరు నచ్చలేదు. వాళ్ళు మనుషుల్ని ట్రీట్ చేసే తీరు నచ్చలేదు. పని బావుంది. అంతా బావుంది. వాళ్ళు కొంచెం అమర్యాదగా ఉండటం, చిన్న చూపు చూడటం. వాళ్ళు పలకరించే విధానం గాని వాళ్ళు అక్కడ వైబ్ అంటారు. అదెక్కలేదు. సరేలే ఇంకా వేరే కొత్త అన్నమాట. నేను అప్పుడే ఆహ్, కోర్సయిపోయి వచ్చిన నెల 2 నెల్లకె.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆహా! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. హ్మ్. హ్మ్. ఆహా! ఓకే. ఆ! అయితే హ్మ్. హ్మ్. <chuckles>
ఓకే. చూద్దాంలే ఆపార్చునిటీస్ రాకపోవు అని జెప్పి వచ్చేసా బయటికి. హ్మ్.
అయితే నిజంగానే మీరు చెప్పేదాన్ని బట్టి ఆత్మ సంతృప్తి ఒకటి, గౌరవం గూడా చాలా ముఖ్యం అంటారు అయితే.
ముఖ్యమండి. ముఖ్యమేనండి ఖచ్చితంగా ముఖ్యమే.
హ్మ్. హ్మ్. కొన్నిసార్లు మనకి ఎంత ఇష్టం ఉన్నా సరే కొన్ని సందర్భాల్లో ఏంటంటే పనిలో కూడా స్వేఛ్చుండదు. ఏది అంటే మనకవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ విషయానికొస్తే ఆహ్, ఇంప్రూవ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నా కూడా పైన వాళ్ళు చెప్పడం వల్లనో లేకపోతే అధికారులు ఊరుకోరు అనే ఒక దాని ఆహ్, విషయం వల్లనో మనం ఆగిపోవాల్సొస్తుంది. అప్పుడు అలాంటప్పుడు మీరెం జేసేవాళ్ళు?
హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. అవును.